లెదర్‌వే. ఆ! అవునండి. ఆహ్, హ్మ్, నేను బయట ప్రదేశాలకెళ్ళినప్పుడు చూశాననమాట. మనకిక్కడా చూడండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్‌లో అయితే ఇంక రేట్లు మనం జూడక్కర్లే. అదే కుట్టిన వాళ్ళ దగ్గరికెళ్లి తీసుకొని, మనం చేయించెస్తే అక్కడ తక్కువుంటది గానీ, హ్మ్, షాపింగ్ మాల్‌లోని గానీ, మిగతా వేరే ప్రదేశాముకెళ్ళి తీసుకున్నప్పుడు గానీ, వాళ్ళూ ఇంకా దానికి ఒక ఏదో కథ అల్లి, ఇంకా బా జెప్తారనమాట. అంటే, మేవయి మనం బా తీసేసుకోవాలని వాళ్ళు ఎంత ప్రోత్సాహన మనకిస్తరంటే, మరింక చూడక్కర్లేదు.
హ్మ్. అవును. <chuckles> నిజంగా అండి.
చాలా రేట్లు
అయితే, ఇప్పుడు మనం రీసైకిల్ గురించి చాలా స్కూల్‌లోనే నేర్చుకొనుంటాం ఏవేవి రీసైకిల్ చెయొచ్చు, ఏవేవి రీసైకిల్ చెయ్యకూడదు అన్నట్టు ఉంటాయి, కానీ అవి చాలామంది ఇప్పుడు ఫాలో కూడా కాట్లేరు. అలాంటి వాటికి మీరేమన్నా చేస్తారా? అంటే, మీరూ ఏమన్నా రీసైకిల్ గురించి చేస్తున్నారా మీ ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా? లేకపోతే గవర్నమెంటేవన్నా చెయ్యాలనుకుంటున్నారా?
అవునండి. హ్మ్, రీసైకిల్ గురించి మాట్లాడాలి అంటే, ఇప్పుడూ ముఖ్యంగా హ్మ్, మనం ఎలా చెప్పచ్చు అంటే, ఎవ్ హ్మ్, రీసైకిలంటే ఇప్పుడు అంటే, మనం వాడుతున్న వాటిలోని ఎలాగ మనం అదే మళ్ళీ తిరిగి వాడే విధంగా చూట్స్ చూసుకోవాలను. అవును. నాకర్ధమైంది. అయితే, ఇప్పుడూ మనం <smacks lips> బయిటికి ముఖ్యంగా మన ఇదుంటది గదండీ పార్టీలు, ఫంక్షన్లు ఏర్పాటు చేస్తారు కదా! అలాటి సమయాల్లోని చాలా అంటే చాలా ప్లాస్టిక్ వేస్టుంటది. ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఒకా రీల్ చూసాననమాట. వాళ్ళు ఏం జేస్తన్నారంటే, బయోడీగ్రేడబుల్ వేస్టని తయారు చేస్తున్నారు. కంప్లీట్‌గా ప్లాస్టిక్స్ మొత్తం పక్కన పెట్టేసీ, వాళ్ళేం జేస్తున్నారంటే. హ్మ్, అంటే, ఆకులతోనీ ప్లేట్స్ అంటే, ఆహ్, అది ఇంకా అంటే, వి వాళ్ళు యూజ్ చేసిందంతా మళ్ళీ రీసైకిల్ చేసే విధంగా వాడతున్నారు. నేనూ అది చూసిన తర్వాత నాకర్థమైందేంటంటే, ఎప్పుడైనా మనవింట్లోనే అలా తయారు చ్ అదే ఏదైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు అది వాడితే బాగుంటది, అది కూడా రీసైకలబుల్ వేస్టే కదా! అననిపించింది. ఇంకొకటి ఆహ్, బట్టల గురించి నేను చెప్పాను కదా! నైలాన్ క్లోత్స్ అవి, ఇవి కాకుండా ప్యూర్ కాటన్ మనం యూజ్ చేశామనుకోండి, మనకి చాలా ఒంటికది బావుంటది. మనకీ చర్మం మీద ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆహ్, అలాగ మనం ఎక్కువ బట్టలు కొనుక్కోకుండా, హ్మ్, హ్మ్, బట్టల్లో కూడా ప్లాస్టిక్ ఎ కొన్ని సార్లు కలుస్తుందంట. నేను చాలా ఆర్టికల్స్‌లో చదివాను. ప్లాస్టిక్ వేస్ట్ కానీ ఆ!
అవును. అవును. అవునండి. అవును. అవునండి. అవును. నిజమండి. ఆ! నిజం. నిజం. అవును. అవునండి. మీరు చెప్పారు. ఆ! అవును. హ్మ్. హ్మ్. మిగత ఆరోగ్యంగా ఉంటారంటున్నారా కాటన్ వేసుకుంటే ఇప్పుడు?

రోజు వాడేటివంటే ఒక్కటండి. ముఖ్యంగా రబ్బర్ బ్యాండండి. అది చాలా ఎందుకంటే, నాకు మా చిన్నప్పుడు మా ఉపాధ్యాయులు చెప్పారనమాట పాఠశాలలో. అక్కడ నాకు చాలా బా అర్థమైంది. ఆహ్, అతనేమన్నారంటే, మీరన్నీ పక్కకు తీసేస్తున్నారు ప్లాస్టిక్సే దానికి రీప్లేస్మెంట్ తెచ్చుకుంటున్నారు కానీ, రబ్బర్ బ్యాండ్ మీరెందుకు తెచ్చుకోవట్లేకపోతున్నారు అని. అప్పుడు నాకది అనిపించిందన్న
హ్మ్. అవును. మీరు రబ్బర్ బ్యాండ్ అన్నారు కదా ఇప్పుడు. కానీ దాన్ని మనం రబ్బర్ బ్యాండ్‌ని ఎలా రిప్లేస్ చేయగలుగుతామండి? ఇప్పుడు మనం స్టీలు అలాంటివి యూజ్ చేస్తే అవి సాగవు కదా! సో, అలాంటి ఎలా యూజ్ ఆ!
హుహు. ఆ! హ్మ్. అవునవును. ఆహ్, రబ్బర్ బ్యాండంటే మంచి ప్రశ్నే <chuckles> వేశారు. అంటే రీప్లేస్మెంటంటే, ద అదే నేనన్నట్టుగా అతనన్నారు. "రీప్లేస్మెంట్ మీరు చేయలేకపోతున్నారు గానీ, నేనేమనుకుంటున్నానంటే, మనం మాక్సిమం ఉన్నంతలో ఉన్నంత పురికాట్స్‌తో గానీ లేకపోతే ఆహ్, తాడుతో గానీ" ఇప్పుడు లోఫ్ ఐటమ్ అనేది కొత్తగా ఒస్తుంది. అది ముందు చాలా పురాతనమైన రోజుల్లో వాడేవారు. ఆహ్, కొబ్బరి పీచు టైపే ఉంటుందది కూడా. మన ఆనపకాయి ఉంటది చూడండి, దాంతోనో దేంతోనో తయారు చేస్తరు. అది బాగా వాడేవారంటప్పుడు.
<chuckles> ఓహ్! ఆ! అవును. ఆ! అవునండి. సో, ఇప్పుడు లంచ్ బాక్సెస్ అయినా, లేకపోతే మనం మార్కెట్‌కి కవర్సు మనకు తెలియకుండానే అవి మనం ప్లాస్టికా, కుట్టినాయా లేదు కానీ రోజు, రోజు కవర్స్ తెస్తూ ఉంటాం. ఇంకా వాళ్ళు షాప్ వాళ్ళు ఇవ్వపోయినా కూడా మనం అడుగుతామన్నమాట. అలాంటివి మీరు రోజు చేస్తుంటా ఉంటారు. దాన్ని తగ్గించాలంటే ఏం చేద్దంనుకుంటున్నారండి?
ఆ! హ్మ్. అవును. తగ్గించాలి అంటే మన వంతు మనం ప్రయత్నం చేయాలి కదా! అప్పుడు మనం ఎక్కడికైనా బయటికిెళ్తునప్పుడు, మనకంటూ మనం ఒక సంచిని పట్టుకొని వెళ్ళడం. అంటే సంచంటే ఇప్పుడు ప్లాస్టిక్ కాకుండా క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి. క్లాత్ బ్యాగ్స్ గాని లేదంటే మెయిన్ జూట్ బ్యాగ్స్. ఇప్పుడు జూట్ కల్చర్ చాలా పెరిగిందండి. నేనీ మధ్యన చాలా గ్రామాల్లో చూస్తున్నప్పుడేంటంటే, జూట్ బ్యాగ్స్ వాడుతున్నారు, గొప్పగా. అది కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్‌తోని ఆహ్, వాడుతున్నారు. అది ఒకటి రీప్లేస్మెంట్ దానికి. జూట్ బ్యాగ్స్ గాని హ్మ్.
హ్మ్. అవునండి. అవును. నిజంగా. అంటిప్పుడది ఇగో అది కూడా ఇప్పుడు ఫ్యాషన్‌గా అయిపోయింది అంటున్నారా? హ్మ్.
ఆ! అవునవును. అవును. అది చాలా <chuckles>